హ్మ్.
ఓకే.
నేను అప్పుడు ఇగ మళ్ళీ నేనొస్తా అనేసి, మా వాళ్ళకి కాల్ చేసి, "ఆ! ఈ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను రా" అనేసి అనేవాళ్ళనమాట వాళ్ళు. <chuckles>
ఆ! తెలుసు. నువ్వొస్తావని తెలుసు అని చెప్పేసి అనుంటారు డైలాగ్ ఏదో.
అవును. నిజంగా. ఎందుకు ఇవన్నీ అనేసి అన్నాం అన్నమాట. ఎందుకు అన్నీ తెలియనివి ఎందుకు అవసరం అనుకుంటా అని, రాయగా అయ్యన్నీ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త యాక్టివిటీస్ ట్రై చేయక ఇంకోసారి అనేసి రమ్మన్నారన్నమాట ఒకసారి సో, దీన్ని
ఓకే. ఆ! ఓకే. ఓకే. అయితే ఈ టీ టీ, కాఫీలు తాగే సమయంలో ఇంక మనం దాంతో పాటు వేరే వేరే స్నాక్స్ కూడా తీసుకుందాం బిస్కెట్‌లని ఇట్లా అని మీరు అవి కూడా ఏమన్నా వాటిలో ఇట్లా అ ముంచుకొని తాగటం, ఆహ్, తినటం అట్లాంటియేమన్నా చేస్తారా?
ఆ! లేదండి నాకు టీ తాగే ముందు, లేదంటే కాఫీ తాగే ముందు, ఎలాంటి దాంట్లో ఇంక్లూడ్ చేయాలనిపియ్యదు. అది తాగడం అంటే, ఓన్లీ దాన్ని తీసుకోవడమే కానీ, దాంతో పాటు ఇంకోదాన్ని ఫ్లేవర్ నిజంగా, ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు. ఇన్ కేస్ మనం బిస్కెట్ అది దాంట్లో సిప్ చేసామనుకోండి, ఆ బిస్కెట్ ఫ్లేవర్ అనేది దాంట్లో పడిపోయి, అసలు మనం బిస్కెట్ అది తింటున్నామా, లేదంటే ఇది తాగుతున్నామా అర్థం గాదు. ఆహ్, అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట నాకు ఏదైనా దాంట్లోని
ఓకే. మళ్ళీ ఫ్లేవర్ పోతదనా? ఓకే. అవునవునవును నిజమే. మనం చూస్తాండగా ద కొంతమంది టీలో కూడా ఈ మురుకులు వేసుకొని, అవి నానబెట్టుకొని తినటం, ఇట్లాంటివి చేస్తా ఉంటారు. అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా మరి మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును.

ఆ! ఉన్న ఓ డైలీ అదే అంటే బిస్కి ఆ మురుకులుంటే వాళ్ళ ఇంట్లో అంటే కా హబ్‌కైతే టీ హబ్, కాఫీ హబ్‌కి అయితే తీసుకురాలేము కదా అవి. ఆహ్, అయితే మా ఫ్రెండ్ బిస్కెట్స్ లేనిదే టీ తాగదు ఒక ఆమె బిస్కెట్స్ లేదంటే ఆ
అవునవునవునవును. ఓకె. మీరెళ్ళే గాంగ్‌లోనే ఒక ఫ్రెండ్.
ఒక ఫ్రెండ్. తను బిస్కిట్ లేదంటే సమోసా లాంటివి ఉంటాయి కదా. అవి లేనిది టీ తాగ్ బిస్కిట్స్ లేకపోతే సమోసా, సమోసా లేకపోతే బిస్కిట్స్ అలానే ఉంటది. కానీ ఒక్క సింగిల్‌గా ఆహ్, ఇండివిడ్యుయల్‌గా తాగుదాము టీ ఆర్ కాఫీ అనేసి అసలు ఐడియా కూడా రాదు తనకి. అది ఎందుకో నాకు కూడా అర్థం కాదు ఇప్పటి వరకు.
ఓకె. అవును. ఓకె. ఓకె. ఓకె. ఏదోకటి ఆ! ఒకటె ఒక పక్కన నోరు ఆడాలి, ఒక పక్కన ఇది ఇది తాగుతా ఉండాలి రెండు అ జరగాలనమాట.
<giggles> ఆ! రెండు జరగాల్సిందే అనేసి. ఆమె బిస్కెట్స్ ఆర్ కాఫీ అది, సమోసా అనేసి అది మిక్స్ చేసుకుంటది తను.
టీ లోనా?
ఆ! బ్ బిస్కెట్స్ అయితే మిక్స్ చేసుకుంటది. సమోసా సెపరేట్. లైక్ ఆహ్
ఓకె, ఓకె. అదే సమోసా ముంచుకోవడం ఏంట్రా బాబు అని నేను అనుకుంటున్నాను. కొత్తగా వింటన్నా సమోసా కూడా ముంచుకుంటారా అని. ఓకె. ఓకె. ఆ!
<giggles> లేదు, లేదు. ఏ! లేదు, లేదు. సో దీని వల్ల ఏంటంటే
అయితే దీంట్లో టీ, కాఫీలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా! ఇప్పుడు టీకి వస్తే అల్లం టీ అని లేకపోతే మసాలా టీ అని లెమన్ టీ అని ఇట్లా చాలా చాలా రకాలు కూడా వచ్చినాయి. కాఫీకొస్తే ఆహ్, కాఫీలో కూడా కొన్ని చాలా రకాలు వచ్చినట్టు ఉన్నాయి కదా, ఆహ్, దాంట్లో ఆ చాక్లెట్ టీ అని, కోల్డ్ కాఫీ అని. ఇట్లాంటివి వచ్చినాయి కదా, అవేమన్న ట్రై చేసారా మరి మీరు?
హ్మ్. ఆ! కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, చాక్లేట్ హ్మ్, హ్మ్. ఆ! చేశానండి. నాకు కాఫీయే ఎక్కువ ఇష్టం కాబట్టి, నేను ఎక్కువ నార్మల్ కాఫీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ ప్లెయిన్ కాఫీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. అప్పుడప్పుడు కొంచెము ఆహ్, బ్లాక్ కాఫీ ఆర్ కోల్డ్ కాఫీ మీద ఎళ్తది ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు. అంతే కానీ
ప్లెయిన్ కాఫీ ఆ? ఓకె. ఎందుకు వాటి మీద హెల్త్ పరంగానా? హెల్తీ డైటా?